మెంటర్ సాధారణంగా అడ్వైస్ చేయడానికే చూస్తారండి. కమాండ్ ఎప్పుడు చేయడు.
అవును. నిజమేనండి. అంటే కొంతమంది ఉంటారు గదా. అంటే, అందరూ మెంటర్స్ అనుకుని కమాండ్ కూడా చేసేవాళ్ళుంటారు.
కమాండ్ చేసేది సారీ సార్. ఉంటారు, చెప్పేదినండి. మెంటర్ అనిదిప్పుడు, కమాండ్ చేసేది ఇప్పుడు స్కూల్‌లో టీచర్ కమాండ్ చేస్తారు. లేతే ఉద్యోగుల్లో ఒక బాస్ కమాండ్ చే కమాండ్ చేస్తాడు. లేపోతే ఇంటులో ఒక పేరెంట్స్ కమాండ్ చేస్తారు. కానీ మెంటార్ పరిస్థితి అది కాదండి.
నిజమే. అవునండి. నిజమే.
మెంటర్ నెవర్ కమాండ్స్. అంటే ఎప్పుడు చేస్తాడు? అతను పూర్తిగా తన కంట్రోల్ నుంచి బయటికెళ్ళిపోతుంటే అప్పుడు మెంటార్ తన నిజ స్వరూపాన్ని బయట పెడతాడు. హ్మ్. ఇదేంటిది నా మెంటీ ఏంటి ఇలా అయిపోతున్నాడు. నా దగ్గర అతను నేర్చుకుని. నా దగ్గర తెలుసుకొని ఎంతో వినమ్రత ఉన్న వ్యక్తి
అవును. నిజమేనండి. అయితే ఇలా అయిపోతున్నాడేంటి అని అనిపించినప్పుడు అలా అవుతారంటారు.
అప్పుడు యాక్ట్ చెప్తాడు.
అయితే మెంటర్‌తో ట్రస్ట్ బిల్డ్ కావడానికి ఎంత సమయం పడుతుందనుకుంటారు?
మెంటర్‌తో అంటే అది బేస్డ్ ఆన్ దేర్ కెమిస్ట్రీ అండి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ‌ని బట్టుంటుంది.
అవునా అంటే? ఓకె. అంటే వాళ్ళిద్దరెంత క్లోజు, వాళ్ళేలా అంటే వాళ్ళేంత క్లోజు, వాళ్ళేలా ఓపెన్‌గా మాట్లాడుతున్నారు? ఎలా ఓపెన్‌గా చర్చించుకుంటున్నారు అనే దాని పైన ఆధారపడుంటుంది.
కొంతమందికి చాలా ఫాస్ట్‌గా అవుతుంది. ఆ! మాట్లో మాట్లాడుతూ ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఒకల మీద ఒకరికి గౌరవం.
ఓకె.
ఇవన్నీ ఫ్యాక్టర్సు పని చేస్తాయి. ఆ! కొంతమందికైతే 1 మంత్‌లోనే ఈ మెంటార్ మెంటల్షిప్ అగిపోవచ్చు. కొంతమంది సంవత్సరమైనా టైం పట్టొచ్చు. అది ఓన్లీ వాళ్ళిద్దరి మధ్య జరిగే కెమిస్ట్రీ. వాళ్ళిద్దరి తాలూకా ఆలోచనా విధానం. వాళ్ళిద్దరి తాలూకా ఏదైనా, చదువైనా, ఇంకేదైనా.
పని చేస్తాయంటారు. చాలా చక్కగా చెప్పారండి. అవును. అవును. నిజమేనండి. ఓకె. ఏదన్నా సరే వాళ్ళిద్దరి మధ్యున్న దాని మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఒకలకొకలకి. అయితే మెంటర్ ఫీడ్బ్యాక్ హర్ష్‌గా అనిపించిన దాన్ని మీరెలా స్వీకరిస్తారు?
ట్రస్ట్. ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. దానికి టైం హ్మ్, చెప్పండి. ఆ! ఆ! మెంటర్ ఫీడ్బ్యా ఆహ్, నిజంగా మంచి స్టూడెంటైతే మంచి మెంటీ అయితే అతను బాధపడడండి. కరెక్టే మా మెంటర్ కరెక్ట్‌ గానే జేప్పారు. నేనే తప్పు.
ఓకె. బాగా అనాలిసిస్ చేసే చెప్పుంటారు అన్న థాట్ ఉన్
చెప్పేం చెప్పుంటారు. నాదే తప్పు. అతను అతనే అనే చేసుకుంటాడు గదా! నిజమే ఈ పాయింట్స్ బట్టి చూస్తే మెంటర్ చెప్పింది చాలా కరెక్టు.
ఓకె. అవునండి. నిజం.